హ్మ్.
కాకపోతే అండి మేము పదింటికల్లా ఇంగ బోటు మనల్నెక్కించుకొని తీసుకెళ్ళిద్ది. అక్కడ దింపి అక్కడకంత ఇంగ ఈ వ 120 రూపాయల్లోనే అన్ని అక్కడన్నీ చూడొచ్చు. ఎక్కేయి ఉన్నాయి కానీ కొంచెం ఏంటంటే జనాలు రా
హుహు. ఇదేదో బావుంది. అంటే ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది. చాలా రీజనబుల్‌గా ఉంది. ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు.
రీజనబుల్‌గా ఉంది. కొంచెం మేము కూడా వాటర్‌లో పడవలో ఎళ్ళి అదంతా బావుంటుంది. ఈలోపు మా వోళ్ళేం చేశారు, పడవెక్కిన తర్వాత మనకి కొంచెం నీళ్ళకి జాగ్రత్త కోసమని జాకెట్లిస్తారు కదా! పైన లైవ్ జాకెట్లు. అయ్యేసుకో
హ్మ్. హ్మ్. అవునవును. మర బోట్‌లోకి వెళ్ళాలంటే వేసుకోవాలి.
ఆ! మా వోళ్ళేం చేశారు, అయ్యేసుకోకుండా ఎగురుతూ ఉన్నారు పడవలో. ఆళ్ళు తిట్టారు. "అయ్యయ్య ఏసుకుండయ్య!"
రానివ్వరు కదా అసలు. ఆ! వాళ్ళ భయం వాళ్ళకుంటుంది. అమ్మ! పడవ, నీరు అనేసరికి ఖచ్చితంగా భయపడ
ఆ! యెస్ నేను ఆ! నేనదే అన్నా. మీరు పిల్లలు కాదు ఇప్పుడు. పెద్దోళ్ళయ్యారు. వాళ్ళు చెప్పింది చేయండి ఏసుకోండనంటే, ఇక సైలెంట్‌గా కూర్చున్నారు ఏసుకొని. ఇంక మంచిగా
హుహు. కానీ అంటే ఇంకా స్నేహితులతో కలిస్తే ఎలా ఉంటుందంటే ఇంకా చిన్న పిల్లలయిపోవడం, ఇంకా పాత రోజులన్నీ గుర్తుకొస్తా ఉంటాయి కదా! మొత్తం అన్నీ మాట్లాడుకుంటారా? అవన్నీ? పాత రోజుల్లో ఇలా చేసాం, అలా చేశామాని?
చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాము. గుర్తొస్తు ఉంటాయి. అవును. ఎంత బాగుంటుందో అసల. ఆ! బా పాతకాలంలో ఇవి. అదేంటి అలా చేశామ, ఇలా చేశాము? వాడు ఈడ్ని కొట్టాడు, ఈడు ఆడ్ని కొట్టాడు. <chuckles> య వియ ఈడేమో ఈ అమ్మాయికి లైనేసాడు, ఇకివే గోల మాకంత కారులోను వెళ్ళేడప్పుడు. ఇంకా అక్కడికి వెళ్
హ్మ్. నిజంగా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళలా మాట్లాడుకోవడం కుదరదు. ఈ లైన్‌లకి వేసాం. లైన్‌లో నించు ఉన్నామంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ తంతది. ఇంకేం చేస్తారు?
మాట్లాడుకోవలనుకుంటారు. అవును. <chuckles> అదే కదా! అయితే ఇంక అక్కడికెళ్ళి కొంచెంసేపు అటు, ఇటు తిరిగి ఇంగ అక్కడ ఉన్ అంటే ఒక్కటో ఏమో ఉన్నాయి గానీ తినేవి. కాకపోతే మనం అన్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటే అది బా ఫుడ్ బాగకపోతే మళ్ళా వేస్ట్ చేయాల్సొస్తదని చెప్పి ఇంక మేము మళ్ళా బయటకొచ్చిన తర్వాత మళ్ళీ బోట్‌లో బయటికొచ్చాము. బోట్‌లో బయటికొచ్చిన తర్వాత ఇంకా రెస్టారెంట్‌కెళ్ళామనమాట. ఆ! రెస్టారెంట్‌కెళ్ళి ఇక మంచిగా ఎవరికి నచ్చిన వాళ్ళు అరేబియన్ మండీ అరేబియన్ మండీకెళ్ళాము. మండీలో ఇంకా మండీ అంటే మనకి పెద్ద గు ఇస్తారు.
హుహు. నిజంగా. హ్మ్. హుహు. ఆహా! మండి అంటే చక్కగా నలుగురు తినేది ఉంటుంది. ఇద్దరు తినేది. మీరు నలుగురిది ఆర్డర్ చేసుకున్నారా?
ఇద్దరు తినేదుంటుంది. ఆ! ఆ! నేననూ, మా మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉందని చెప్పా కదా! మేమిద్దరమే చికెన్ తిన్నాము. వాళ్ళందరేమో ఇంకా మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది కదా! అదార్డర్ పెట్టుకున్నారు. మిగిలిన నలుగురు అబ్బాయిల వరకు. ఒక స్టార్టరొకటేదో పెట్టుకున్నాము. మంచిగా తిన్నాము. తిన్న తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి? అనుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఏం చేసాము
హ్మ్. హ్మ్. హ్మ్. ఇంతకి ఆ ఫుడ్డు బావుందా బిర్యానీ? అంటే హ్మ్.
ఆ! బావుంది. బావుంది. కాకపోతే వాళ్ళు నెయ్యెక్కువేశారనిపించింది నాకెందుకో. అంటే స్పైసీనెస్సు
హుహు. నెయ్యి వేశారో, డాల్డ వేశారో తక్కువ రేటుకొస్తుందని డాల్డ కూడా నెయ్యిలాగే ఉంటుందని వేసేస్తారు.
అదే కదా! అది కాక వాడు అంత స్పైసీ ఏసినా మాకు నా మాకు అసలు తెలియలేదు. వాడెంత స్పైసీ ఏసాడో గూడా బిర్యానీలో.
ఆహా! ఆహా!
ఆ! కొంచెం ఇదిగా అనిపించింది. కానీ, ఓకే. తినొచ్చు. తినేసాము. ఎందుకంటే అది కూడా మేమెవరం ఎప్పుడు వెళ్ళల.
ఓకే. పర్వాలేదైతే. హ్మ్.
ఆ మండికి ఎవరు వెళ్ళలేదనమాట. ఎళ్తే మాకు తెలిసేది కదా! ఫుడ్డెలా ఉంటది ఏంటి?
అవునవును. ఇంకా అందరూ కలిసిన తర్వాత ఇంకా ఏం దొరికితే, ఆ దానికి అడ్జస్ట్ అయిపోవడమే ఇంక బయటికి వెళ్ళాక.
అదన్నట్లు. వెళ్ళాము. ఇక ఆ! తినేసాము. మంచిగా కొంచసేపు ముచ్చట చెప్పుకున్నాం. ఫోటోలు తీసుకున్నాం, మాట్లాడుకున్నా. ఇంక తర్వాత మళ్ళీ కారెక్కాం. ఏటెళ్దాం? ఏటెళ్దాం? అనుకుంటే బాపట్ల బీచ్ గుర్తొచ్చిందనమాట ఇంకింతలో.

నిజంగా ఆలోచిస్తారు. ముందసలు అమ్మాయిలింట్లో బయటికి వెళ్తున్నాం లేదంటే, స్నేహితుల్ని కలుస్తామంటే ఎవరెవరు కలుస్తారు? ఎంత మందుంటారు? ఆ అమ్మాయిలున్నారా లేదా? లేదంటే, అబ్బాయిలతో మీటింగా? చాలా ఉంటాయి.
ఆ! ఆ! అదే, అదే ఒస్తుంది. <chuckles> వీళ్ళందరూ ఏంటంటే మాకు మాకు తెలుసు. మా ఇంటికి ఒచ్చారు. ప్రతి ఒక్కళ్ళు తెలుసు అమ్మ వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసనమాట. సో, మాకు ఇబ్బందేమి లేదు. కాకపోతే ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలుంటే కొంచెం కంపెనీ బావుంటుంది. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవడానికైనా బావుంటుంది.
హుహు. అవును. అవును. కనీసం ఉండాలి. లేదంటే ఆహ్, ఇంకా <smacks lips> అక్కడికి వెళ్ళినా బోర్ కొడుతుంది. అబ్బాయిలు, అబ్బాయిలు మాట్లాడుకుంటే ఇంక మీరేం చేస్తారు?
ఆ! బోర్ గెట్టేస్తూ ఉంటది గదా! హ్మ్. అదే కదా! అందుకని చెప్పి ఇగ తను నేను ఒస్తానంది. సరే నేను కూడా ఒస్తానని మేమిద్దరం అమ్మాయిలమయ్యాం. అబ్బాయిలు నలుగురయ్యారు ఇక చివరికి. ఇంకేం జేశామంటే, మా
మొత్తానికి ఎక్కడికి డిసైడ్ అయ్యారు? ఏ ప్లేస్‌కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు?
ఆ! ఫస్ట్ అసలు మేము ప్లేసు‌లేమీ అనుకోలేదు. కాకపోతే, కలవాలంటే కలవాలనుకున్నాము. ఇంక తనూ ఒక ఫ్రెండ్ ఏం జేశారంటే కారేసుకొనొచ్చారు. ఒక్కొక్కళ్ళని ఇంక ఏ ఒక్కొక్క ఊర్లో ఉంటూ ఉంటారు కదా! వాళ్ళందరినీ ఎక్కించుకొని ఇంగ నా దగ్గరకొ
హుహు. అందరిని ఎగించుకున్నారు. హ్మ్.
హ్మ్. ఒక్కొక్కళ్ళని ఎక్కిచ్చుకొనొచ్చారు. ఇంగ నా దగ్గరకొచ్చి నన్ను ఎక్కిచ్చుకొని ఇంక మేమందరం విజయవాడ ఏళ్ళామనమాట ఫస్టు. మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి అటూ తాడేపల్లి గూడెం సైడుంటారు. తనేం జేశారంటే ట్రైన్‌కొచ్చాడు.
అవును. విజయవాడ అంటే, కనకదుర్గమ్మ దర్శనంకి వెళ్లారా ఏంటి?
ఆహా! దుర్గగుడికెళ్ళలేదు. ఎందుకంటే, అది ఏదో సీజను. గుడికి వెళ్ ఆ మేమైతే ఫస్ట్ మా ఫ్రెండ్స్ అదే అన్నారు. "దుర్గ గుడికి వెళ్దాము." అని అన్నారు. కానీ, అప్పుడెయ్యో సంబరాలేయ్యో జరుగుతు
హ్మ్. అదే విజయవాడ అనగానే ఇంకా కనక దర్గమ్మె కదా! గుర్తొస్తుంది ఎవరికి
హ్మ్. అవును అదే అన్నారు. కానీ, ఏంటి అంటే, అప్పుడెయ్యో సంబరాలెయ్యో జరుగుతున్నాయి. మనం ఇప్పుడెళ్తే సాయంత్రం వరకు బయటికి రాము అని చెప్పేసి ఇంకా మేము గుడి అనేది స్కిప్ చేశామనమాట. చేసి ఇంకా ముందైతే ఏం జేసామంటే, ఒక హోటల్‌కెళ్ళి మంచిగా అందరూ బ్రేక్‌ఫాస్ట్‌ జేశారు. తిన్నారు టిఫిన్ జేశారు.
హ్మ్. ఓకే. హ్మ్. ఆహా! అయితే, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయారు త్వరగా.
ఆ! ఎర్లీ మార్నింగ్ ఎనిమిదింటికల్లా నా మా ఇంటికొచ్చేసారు నన్ను ఎక్కిచ్చుకోడానికి.
హుహు. అబ్బా! బావుంది మీ ప్లానింగ్ చాలా. ఏం తిన్నారు బ్రేక్‌ఫాస్ట్‌లో అందరూ?
బ్రేక్‌ఫాస్ట్‌కి ఇకి ఇడ్లీ, బజ్జీ ఇవి ఉంటాయి గదా! బోండా ఇవన్నీ తిన్నాము. ఇంక తిన్న తర్వాత, ఇంతలోకి మాకు ఇంకో ఫ్రెండొచ్చాడు. తను కూడా కలిసాడు. తన గూడా టిఫిన్ జేసి ఇంక మేమేం జేసామంటే, అక్కడ మాకు కృష్ణా ఆహ్, నది ఉంటుంది కదా! కృష్ణా నదిలో మధ్యలో భవానీ ఐలాండ్ అని ఉంటుంది దివీ.

2కి బాపట్ల బీచ్
ఆహా! బీచ్ కూడా అక్కడికి దగ్గరేనా మీరున్న ప్రదేశానికి?
ఆ! 2:30 గంటలు పట్టింది, విజయవాడ నుంచి.
హుహు. పర్ఫెక్ట్‌గా ఉందసలు ప్లానింగ్ ఇదంతా నీ ప్లానింగే కదా!
2:30 గంటలు పట్టింది ఆల్మోస్ట్ నాదే ఇంకా. ఆళ్ళు ముందు నన్నే అడుగుతారు, "ఎటెళ్దాము? ఏం చేద్దాము?" అని చెప్పి. ముందేంటంటే, మేము ఒకళ్ళకొకళ్ళు సమయం కేటాయించుకోవాలి, మాట్లాడుకోవాలి. మాకు ఎక్కడికెళ్తున్నాము? ఏంటి? అనేది అసలు అనవసరం అనమాట.
హుహు. చాలా చక్కక్కగా ఉ హ్మ్. నిజంగా అంటే ప్లానింగు పర్ఫెక్ట్‌గా ఉంటే, దేనికైనా వెళ్లడానికి బావుంటుంది. ఎంజాయ్ చేయడానికి బావుంటుంది.
ఉంటుంది. అవును. ఇంక మేము బయటికొచ్చేసరికి 2:30 అయితే
కానీ కొంతమందేంటంటే, "నువ్వు చెప్పు, నువ్వు చెప్పు," అని చెప్పి ఇంకా డిసైడ్ అవ్వకుండా ప్లేస్‌కి వెళ్లకుండా ఇంకా సతాయించిన వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్.
ఆ! అందుకే నేను చెప్పేస్తూ ఉంటాను. అదే కాక, నాకొక చిన్న ఇది ఉంది. ఏంటంటే, ఇప్పుడు నేను రేపు పొద్దున ఎక్కడికన్నా వెళ్లాలి అనుకో, ఏం చేస్తాను? ఆ ఒక్క ప్లేస్‌కే కాకుండా, చుట్టుపక్కల ఇంకేమన్నా ఉన్నాయా? ఒక అర్థగంటలో ఎల్లేయి గానీ, 20 నిమిషాలు గానీ, గంట గానీ
ఆ! నిజంగా, ఇవన్నీ చూసుకొని వెళ్లాలి. వెళ్లినందుకు కనీసం తిరిగాము, చూసాము అన్న భావనైనా ఉంటుంది, హ్యాపీగా.
ఆ! నేనైతే నిజంగా, ఆ! అది కాకుండా నేను స్నేహితులతోనే కాదు, కుటుంబంతో వెళ్లినా కానీ, నేనదే పని చేస్తా. ముందురోజే ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్దాము అనుకున్నప్పుడు, దాని దగ్గరేమన్నా ఉన్నాయా? మనం బసుకెళ్లగలమా? లేదు అంటే ఏమన్నా క్యాబ్ బుక్ చేసుకోవాలా? ఎంత దూరం పడుతుంది? ఆ ప్లేస్ చూడదగిందా లేదా? నేను ప్రతీదీ చెక్ చేసుకుంటా. నాకదొక అలవాటుంది.
నిజంగా చాలా మంచి అలవాటు. ఇలా ప్రణాళిక ఉంటే, ఏదైనా కొద్దిగా సక్సెస్‌గా ముందుకు కూడా వెళ్లడానికి అవకాశం ఉంటూ
హ్మ్. ముందుకెళ్తుంది. మనం కన్ఫ్యూజ్ గాకుండా ఉంటాము. మనకి టైం కూడా వేస్ట్ గాదు అలాంటప్పుడు.
హ్మ్. నిజంగే. టైం అనేది కరెక్ట్‌గా సద్వినియోగపరుచుకోవడానికి ప్రణాళిక అనేది చాలా అవసరం.
ఇంకా సరిపోతుంది. అవును. అవసరం. ఇంక మేము 2:30కి బయలుదేరాం విజయవాడలో. నాలుగున్న ఐదింట్ 5, 5:30కో ఏమో! ఆహ్, బాపట్ల బీచుకెళ్లాము. మంచిగా ఇంక ఫోటోలు దిగాము. ఇక ఒక్కొక్కళ్ళు ఇగ రెచ్చిపోయారనమాట. మామూలుగా కూడా కాదు. ఎవ్వరూ కా
హ్మ్, హ్మ్, హ్మ్, అయితే ఆహా! బీచ్‌లో కూడా వెళ్లి తడిచారా? కాళ్ళవి తడిచారా? లేకపోతే మొత్తంగా ద
ఆ! కాళ్ళ వరకే తడిచాం. ఎందుకంటే మాకు బి ఆహ్, ఎవరం బీచ్‌కి ఏళ్దాం ప్లానింగ్ లేదు. అది కాక వెళ్తామో, లేదో, అసలు ప్లానింగ్ లేకుండా బయటికెళ్లాం కదా! మేమందరం.
ఆ! అవును. ఇంకా టైం అది కుదురుతుందో, లేదో, ఇలా కూడా కొంచెం ఆలోచనలో ఉండిపోతారు కదా!
ఆ! ఆలోచించుకోవాలి. ఒకటి రెండు ప్లేసులంట్ సేపు తిరగడం గూడా కష్టమైపోతది.
హ్మ్.